ఆ! అదే గదండీ అసలు 2 రోజులకొకసారి దాన్ని మార్చినట్టే ఉంటది. మార్చుకొని మళ్ళీ మనకి దుప్పట్లు అన్నీ ఇలా ఇదిలించేసి దాన్నీటుగా సద్దడము. తర్వాతేంటంటేండి <smacks lips> అదొకటి మనకు నిద్దర ముందు ఇంకొకటి ఏంటి అంటే మనం ముందుగా కిచెను. అసలు ఆ వంట గది గూడా సద్ది అంతా <chuckles> చేసి రాకపోతే గానీ నిద్ర పట్టదనమాట. అంటే మైండ్‌లో మనకదే ఉంటదనమాట. అయ్యో! సద్దకపోతే పొద్దున్నే లేసి పిల్లలకి బాక్సులు జేయాలి కదా! ఇలా పెట్టేసొచ్చాము, ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే దానికోసం ఒక గంటుండాలి అని నేను రాత్రి మొత్తం ఆ గదినంతా క్లీన్ చేసేసి మనకున్న అంట్లన్నీ కడిగేసి
ఆ! అదే. సర్దుకుని అప్పుడొస్తాం గదా! అది చాలా మంచి పనండి. నిజంగా ప్ర పొద్దున్నే టెన్షన్ లేకుండా రాత్రి ప్రశాంతంగా నిద్ర పడుతుంది. సద్దుకోడాలు, ముందర గట్టు, స్టవు తుడుచుకోడాలైపోతే పొద్దున్న కొంచేం అటు ఇటు ఐదు నిమిషాలు మనకి లేటైనా టెన్షనుండదండి.
అన్నీ పెట్ ఆ! ఆ! అదే గదండీ. సో, అందుకు ఇంక మనం అదంతా క్లీన్ చేసి రావాలి. తర్వాత ఏదైనా మంచి మంచి ఒకటి ఫ్రెషనర్‌ గానీ నైట్ టైమ్ చిన్నగా అట్లా సువాసనొచ్చేలాగా అంటే కొంచెం బాగా ఫ్రెష్‌గా అనిపించాలి. మంచిగా నిద్ర రావాలి అని
హ్మ్. అనిపించేలాగా, అది ఎలాంటిది నచ్చుతుంది మీకు? జా ఆహ్, హ్మ్, జాస్మినని, లావెండర‌ని ఇవన్నీ వస్తున్నాయి గదా!
ఆ! నా దగ్గర జాస్మినే ఉందండి. సో, జాస్మిన్ ఫ్లేవర్ అలా ఒస్తూ ఉంటే కొంచేం అంటే మనకు ఫ్రెష్‌గా అనిపిస్తూ ఉంటది గదా! రూము. సో, మొత్తం క్లీన్ చేసాక <smacks lips> అలా నిద్‌ద్ నిద్ర గూడా పడుతుందనమాట. మనం డిమ్ లైట్‌లని తర్వాత బెడ్ రూమ్‌లో గూడా చిన్న చిన్న ఫోటోస్ అంటే చాలా ఇప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండే ఫోటోస్ ఎక్కువ బ్రైటువి లేకుండా <smacks lips> ఏంటంటే
ఓహో! బావుంది. అవునండి. హ్మ్. అంటే చిన్నపిల్లలవా, లేదంటే సీనరీస్ లాంటివా ఏవిష్టబడుతూ ఉంటారు మీరు?
లేదండి. సీన్‌రీస్ లాంటివండి. అంటే మనకు చాలా ఇప్పుడు నీళ్లు కానీ ఏదైనా అట్లా అంటే పారే నీళ్లంటారు కదా! ఆ నక్షత్రాలు అలా చెట్లు కలిపి ఉండే చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపించేలా అలా బెట్టుకుంటా అనమాట. సో, అలాంటి సీన్
నక్షత్రాలు గానీ ఈ మధ్యన అలాంటి వాల్పేపర్స్ అవి కూడా ఒస్తున్నాయండి, బెడ్‌రూ‌మ్స్‌లో పెట్టుకోవడానికి. నక్షత్రాలు, చందమామ వీటన్నిటితో కొంచేం మన ఆరు బయట పడుకున్న ఫీలింగొచ్చేలాగనమాట. <giggles>
ఆ! అదే గదండీ ఇంకొకటి ఇప్పుడు బాగా ఈజీ అయిపోయింది. ఎప్పుడు ఏది గావాలో అది పెట్టడం తీయడం. <giggles> ఆ! అదే గదండీ ఒకప్పుడసలు ఎలా ఉండేదండి, ఆరు బయటంటే పిల్లలమందరం గలిసి అలా అమ్మమ్మలు, <chuckles> నానమ్మలు ఇంటికెళ్తే బయట ఇట్లా మొత్తం ఆరు బయట పడుకోడం గానీ మేడ మీద పడుకోడం గానీ.
భలే జ్ఞాపకాలండి. నవ్వారు మంచాలు అవన్నీ మడత మంచాలవన్నీ గుర్తున్నాయా?